అవునండి.
ఇప్పుడు, ఈ అమ్మాయిల్లో కూడానండి. ఒకప్పుడు చీరలు గానీ, లేదా లంగా ఓణీలు గానీ, అవా యేసుకునేవారు, బట్ ఇప్పుడు నార్తిండియన్ కల్చరని చెప్పీ, చుడీదార్స్ పూర్తిగా డామినేషనయిపోయాయి ఇప్పుడు. సో, దీన్ని మీరెలా తీసుకుంటారు?
ఖచ్చితంగండి. అదే అండి నేననేది. అసలూ నార్మల్‌గా మనా ఆహ్, తెలుగూ వాళ్ళుకైతే, ఈ నార్త్ స్టైలనేదీ చాలా దూరం. అసలది ఎలా ఒచ్చిందో, ఎక్కడి నుండొచ్చిందో గానీ, మనోళ్ళు ఏంటంటే, మనా ఒక డ్రస్సింగ్ స్టైలనేది మీరు గమనిస్తే చాలా డిఫరెంట్‌గా ఉంటది. జస్టు ఆ! ఒకా పెద్దవాళ్ళైతే చీర, అలాగే అప్ ఆహ్, టీనేజర్స్ నుండీ ఆహ్, పెద్దవాళ్ళుగా మారేవాళ్ళు అయిగతే లేడీస్‌కి మరీ లంగావోణి, ఇలా అంటంటా ఆ! మరి చిన్నపిల్లలైతే గౌన్లు టైపు. అదీ, ఆ క్లాత్తనేదేందంటే చే శారీస్ క్లాత్తే. పట్టు క్లాత్ ఆ! ఆ! అలా ఉంటాయనమాట. ఇది అసలు మన యాక్చువల్ స్టైలు. ఇదీ ఆహ్, మనం చెప్పుకునున్నట్టు టెక్నాలజీ బట్టి, ఇయర్స్ బట్టి మారేయి కొన్ని, ఈ డ్రస్సింగూ. డ్రస్సుల్లో మనకూ రకరకాల పేర్లండే అయి. గౌన్ల
చుడీదార్స్. లంగా ఓణీ పాత కాలంలో. పట్టు లంగా ఓణీ టైప్‌లో. చాలా చేంజెసొచ్చాయండి. చాలా చేంజెసొచ్చా ఇప్పుడిచ్ ఫ్రాక్‌లు, చుడీదార్లు.
ఆ! ఫ్రాగ్‌లు, ఆ! యాహ్! కరక్టే అండి. పంజాబీ డ్రస్‌లంటారు.
ఘాగ్రా చోలీ ఆహ్, ఏవేవో డిఫరెంట్ డిఫరెంట్ పేర్లండి. కుర్తాస్.
ఆ! రకరకాల పేర్లండి. అసలు అన్ని రకాలూ, ఆహ్, మనకైతే అసలుండవండి, అబ్బాయిలకి. మనం ఇప్పుడు చూసుకున్నా గూడా, ఈ ద్ ద్ ఆవ్ కౌంట్ ప్రకారంగా జూస్తే మనకు షర్టు, ప్యాంటే. ఆ! చాలా డిఫరెంట్‌గా ఉంటాయి గానీ, వాళ్ళకి ఆహ్, డ్రస్సు లే ఆహ్, ఒక స్టైలింగనేది చాలా డిఫరెంట్‌గా ఉంటదండి. లేడీస్ వైస్‌గా చూస్తే మనకు, ఆడవాళ్ళల్లో.
అంజి షర్టు, ఫాంట, జీనా? చాలా చేంజెసొచ్చాయండి. లేడీస్ డ్రసింగ్స్‌లో అండి. ఎందుకంటే, అబ్బాయిల కన్నా అమ్మాయిలకి ఎక్కువగా ఈ ఫ్యాషన్ మీద ఎట్రాక్షనుంటుంది. సో, వాళ్ళు ప్రతిసారి ఏదొక మార్పు కోరుకుంటారు. మేవిలా రెడీ అవ్వాలి అలా రెడీ అంటే, అబ్బాయిలకు అబ్బాయిలుకు కూడా ఇష్టపడతారు గానీ, మరీ అంత ఎక్కువగా ఫోకస్ చెయ్యరు ఫ్యాషన్ని. సో, అమ్మాయిల దగ్గరికొచ్చేటప్పటికి ఫ్యాషన్ ఈ బ్రాండెడ్ కంపెనీలు గానీ, లేదంటే, ఈ వ్యాపారవేత్తలు గానీ, దాన్ని టార్గెట్ చేస్తన్నారు. ఏంటంటే, వీళ్ళు ఈ మన క మన ప్రోడక్ట్‌ని ఇలా అమ్ముకోవాలని జెప్పి విపరీతంగా వారు ప్రచారాలు చెయడాలు గానీ, ఇలా అమ్మాయిలు ఇలా ఉంటేనే అందంగుంటారని వాళ్ళకి మైండ్‌లోకెక్కించడం గానీ, చాలా జరగడం వల్ల ఈ రోజు ఈ ఈ పరిస్థితి ఉందంటారా?
అవునండి. ఖచ్చితంగా. అవునండి.